ఆడవాళ్ళు అనేసరికి నిజంగా రోజు మొత్తం ఏదో ఒక పని తిరుగుతూనే, చేస్తూనే, ఉంటూనే ఉంటామండి. దానికి తగ్గట్టు ఈ రోజుల్లో మనం, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి లేదు అంటే ఇట్లాగా ఆహ్, ఆఫీస్‌లకి వెళ్ళి వర్క్ కానివ్వండి ఇవి కూడా చేస్తూ ఉంటున్నాం. సో, ఇట్లాంటప్పుడు, ఈ పని తర్వాత మనం రిలాక్స్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తారు అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది?
అవునండి. నేను 6 ఇయర్స్ టీచింగ్‌లో చేశానండి టీచింగ్ ఫ్యాకల్టీగా. అయితే నాకు అంత టైమింగ్స్ ఏముండవ్, 3:30-4:00 వరకొచ్చేస్తాను ఇంటికి. అయితే ఇంటికి రాగానే నాకెలా ఉంటదంటే, కొంచెం ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది గద. స్టూడెంట్స్ దగ్గర మనం ఎక్కువ మాట్లాడాల్సొస్తది. ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తది. వాళ్ళు అడిగే డౌట్సు, వాళ్ళ అల్లరి అవన్నీ తీసుకొని మనకు ఒకలాంటి ఒత్తిడి అనేది క్రియేట్ అవుతది. <clears throat>
ఓకె. హ్మ్. నిజం. నిజమే అండి.
అయితే. హ్మ్.
అది గాక ఎగ్జామ్సు, పేపర్స్ కరెక్షను, కా అదేంటి చిన్న స్లిప్ టెస్ట్‌లు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా పిల్లలకి.
అవునండి ఇంక ఎగ్జామ్స్ టైంలో చెప్పనె ఒద్దు. రివిజన్ నుంచి స్టార్ట్ అవుద్ది. మాకు హెడ్ ఏఖ్, ఇంకా అయిపోయాక కరెక్షన్స్.
హ్మ్. అవును. <giggles> అవును.
కరెక్షన్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే, ఒకప్పుడు ఆహ్, ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వేస్తే సరిపోయేది అప్ అప్డేట్ చేయడానికి. అవి కూడా అంతా పేపర్ వర్క్ ఉండేది ఇప్పుడు ఆన్‌లైన్‌ వచ్చాక ఏమైందంటే, ముఖ్యంగా మా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆహ్, ఎలా ఉంటుందంటే క్వెషన్ వైస్ మార్క్స్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు సైన్స్ సైన్స్‌లో ల్ లెఫ్ట్ సైడ్ ఎక్సెల్ షీట్‌లో అందరి స్టూడెంట్స్ పేర్లుంటాయి ఇటు సైడ్ క్వెషన్ 1, క్వెషన్ 2, క్వెషన్ 3, క్వెషన్ 4, అనుంటాయి. అంటే క్వెషన్ వన్‌కెన్నో ఏమోనండి ఈ సోది రూల్స్ పెట్టారు. ఈ మధ్య కాలంలో. అంటే <giggles>
హ్మ్. హుహు. ఓహో! హ్మ్. కానీ ఎందుకలా? మరి దా ఏ సబ్జెక్ట్‌కంటే ఓకె అండి మరి క్వెషన్ మార్క్స్ అప్డే క్వెషన్‌కెన్ని వచ్చినాయి అప్డేట్ ఏంటంటే దారుణంగా టీచర్స్‌కి పని పెంచడం తప్ప ఉపయోగం ఏమి లేదండి దానివల్ల.
<giggles> అంటే వాళ్ళు చూసుకుంటారు. ఏ స ఏ క్వెషన్‌లో ఎన్ని తక్కువొచ్చాయి, లేకపోతే ఏ చాప్టర్ ఎక్కువ చదవట్లేదనేది పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో మేము చూపిస్తాం అవే పేపర్‌లు పట్టుకొని. <chuckles>
<chuckles> కాదండి ఆ ఒక్క క్వెషన్ చూపించి ఏం చేస్తారండి నాకు అర్థం గాదు, దాన్ని రుద్దిస్తారా ఏంటి కూర్చోబెట్టి పిల్లలకి?
అనలైజ్ చేయడం అంతే! ఇప్పుడు వాళ్ళు 4,50,000 కడతారు ఒక స్టూడెంట్‌కి. కాబట్టి మేము కూడా పని చేస్తున్నట్టు చూపియాలి గదా! <chuckles> అట్లని ఊసులు.
ఓహో! హ్మ్. అదే అట్లనే ఉంది నిజంగానే. అందుకనే మీకు పని పెంచినట్టున్నారు.
నిజమేనండి బాబు. అలాంటప్పుడు జీతాలు కూడా పెంచాలి గదా! <chuckles>
హ్మ్. <chuckles> అవి పెంచరు కదా! వాళ్ళు పిల్లలు క్లాస్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళ ఫీజులు పెంచుతారేమో గానీ జీతాలు మాత్రం అయ్యే ఇస్తూ ఉంటారు.
అదే గదా! అవునండి. అయితే ఇంక ఎట్లంటే, మేము కరెక్షన్ చేసేటప్పుడు నా ల్యాప్‌టాప్ పక్కనుండాల్సిందే. ఇటు చేసుకుంటూ, అటు అప్‌డేట్ చేస్తూ ఉంటాను. ఆహ్, ఒకటేసారి. ఎందుకంటే, కొంతమంది ఏం ఏం చేస్తారంటే, ఒక సైడ్ ఒకసారి అంతా కరెక్షన్స్ చేస్తూ, పేపర్‌లో రాసుకుంటారు. టూ, వన్, త్రీ, ఫోర్, ఫైవ్ అన్నట్టు. ఒకటేసారి అన్నీ కూర్చొని, అందరూ ఒకటేసారి అప్‌డేట్ చేసేస్తుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. అది కాకుండా ఆహ్, పేరెంట్ టీచర్ మీటింగు అయిపోయాక కూడా, అనెక్‌డోట్స్ అనేవి ఎవ్రీడే పంపాలి. అంటే, ఎవరైనా స్టూడెంట్ గురించి పర్సనల్ ఎక్స్‌పీరియన్సు, వి ఇవాళ ఇలా చేసారు అని పాజిటివ్‌గా గాని, నెగెటివ్‌గా గాని పంపించాలి ఎదో ఒకటి. అలాంటి సెష్‌న్స్ ఉంటాయి.
హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓహో! హ్మ్. హుహు. ఓకే. ప్రతి ఒక్కళ గురించి, ప్రతి రోజు మీ పేరెంట్స్‌కి అప్‌డేట్ ఇవ్వాల్సిందే.
అహా! కాదు. ఎవరైనా ఇద్దరు, ముగ్గురునన్నా కవర్ చేయాలి. అంటే, ఒక వీక్‌లో అందరు కవరవ్వాలి. 23 స్టూడెంట్సు.
ఓహో! ఓహో! ఓకే. ఓకే. హ్మ్. అర్థమైంది. హ్మ్.
యాహ్! అలా ఉంటది. మళ్ళీ ఇంకేమంటే రివిజన్స్ అండీ. ఇప్పుడు నా ఎగ్జామ్ రేపుందంటే, ముందు రోజు మొత్తం హోల్ డే వాళ్ళతోనే ఉండాలి నేను.
హ్మ్. అవును.
వాళ్ళతోనే ప్రిపేర్ చేయించాలి. డ్రిల్లింగూ ఆహ్, చూస్తే డైరెక్ట్ ఆన్సర్స్‌లాగా క్విజ్‌లు పెట్టడం. వాళ్ళు నిజంగా ఎంగేజ్ అవుతున్నారా, లేదా వాళ్ళు నిజంగా చదువుతున్నారా, లేదా ఎంత ప్రిపేర్ అయ్యారు, అనేది చాలా ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం మేము. కాబట్టి, ఇంత హెడ్‌ఏక్ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి ఇంటికొచ్చేసరికి ఎలా ఉంటదంటే, జస్ట్ అక్కడ బ్యాగ్ పడేసి, అలా <smacks lips> ఆహ్, రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. కానీ, నేను అలా చేయను. ఫస్టు
హ్మ్. హ్మ్. ఓకే. హుహు. ఓహో! ఓకే. హ్మ్. <chuckles> ఒక 10 నిమిషాలు పడుకోవాలనిపిస్తూ కూడా ఉంటుంది. అలాంటి టైమ్‌లో. హ్మ్.
అవునవును. కానీ, నాకు ఒక ఓసీడీ అండి. ఔట్‌సైడ్ క్లోత్స్‌తో, ఇన్‌సైడు నేను బెడ్ ముట్టుకోను. రాగానే ఫస్టు ఫోను అక్కడ పెట్టేసి, గీజర్ ఆన్ చేసి, స్నానం చేసేసి నైట్ డ్రెస్ ఏసేసుకుంటా. అద్ అది ఏసుకున్నాక ఆ ఫోన్‍ని మళ్ళీ శుభ్రం చేయడానికి శానిటైజర్ తీసుకుంటా. తో తుడిచేస్తా. అప్పుడు నేను బెడ్డు మీదికెళ్ళి మాయిశ్చరైజర్ అన్నీ రాసుకొని, బెడ్ మీదకెళ్తే అప్పుడు నేను ఒక మెంటల్ పీసనమాట. <coughs>
హుహు. ఓహో! ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. హుహు. ఓకే. మామూలుగా వెళ్తే, ఇంక మీకు దానికి కూడా చేయాలి, చేయాలి అని పీకుతూనే ఉంటుందైతే.
ఆ! అదింక ఒత్తిడెక్కువైపోతది. ఇంకా చేయాలి, చేయాలి, చేయాలి అని చెప్పి. కాక అయితే నేను ఔట్ సైడ్ క్లోత్స్‌తో నేను ముట్టుకోనన్నా కదా! అంటే ఏం చేయము. అక్కడ కూడా కూర్చొనే జాబే. మహా అంటే, నిల్చొని చెప్తామేమో! అంతగా ఏమి మురికవ్వవు. కాకపోతే, అది నా మెంటల్ కండిషనన్నమాట. నేను అలా ఫీలవుతాను.
ఓకే. హ్మ్. హ్మ్. అంతే. అదే ఇంకా జర్నీ చేస్తూ ఉండటము. వాళ్ళందరూ పిల్లలతోటి ఉండటము. కొంచెం ఉంటుంది కొంతమందికి. నిజమే.
అవునండి. ఇంక అప్పుడు నేనేమి చేయను. కాసేపు ఫోన్ చూద్దామనుకుంటా. ఇంకా ఫోన్ కూడా బోర్ కొడితే ఆహ్, సేద తీరుతా. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. పడుకొని లేస్తే నాకు నాకు ఎప్పుడైనా సరే ఎంత అలసిపోయినా సరే రోజు అనే ఎనర్జీ అవ్వడానికి కాసేపు పడుకొని లేస్తే నాకు ఎనర్జీ వచ్చేస్తది.
హ్మ్. హుహు. ఓకే. హుహు. నిజమే అండి. నిద్ర ఆ! కొంచెం సేపు నిద్రపోకపోయినా ఊరికే కళ్ళలా మూసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో.
ఆ! అవునండి. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా ముందే చెప్తా. ఎక్కడన్నా, ఏదె ఏదైనా రోజు ఫుల్ పని అయింది. తర్వాత మళ్ళీ ఏదైనా వంట చేయాల్సి వస్తుది ఇమ్మీడియేట్‌గా. నేను ముందే చెప్పేస్తా. చూడండి నాకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ <chuckles> కావాలి. తర్వాత ఏదంటే చేపిస్తారు. కానీ "ఈ హాఫ్ అన్ అవర్ నాకు నా జోలికి రావద్దు. నన్ను లేపొద్దు. నన్ను వదిలేసాయి లిటరల్లి" అని చెప్తే, ఇంకా నిజంగా మా వారు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. అసలు ఎప్పుడు ఈ టైమ్‌కే ఇదవ్వాలి. ఈ టైమ్ ఎందుకు లేట్ అయింది? అని అడిగరసలు. పాపం చాలా మంచివాళ్ళు. <giggles>
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. తను ఓకే. హ్మ్. ఓకే. ఓహో! సూపర్. నిజంగా అట్లా సపోర్ట్ కూడా కావాలండి. మనం పని చేస్తున్నప్పుడు. లేదు అంటే మనకు అటు పనిలో ప్రెషర్ పెరుగుతుంది. ఇటు ఇంటి దగ్గర ప్రెషర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది.
అవునండి. అలా అయితే అలా చేస్తాను. ఇంకా రిజివోనేట్ అయ్యాక ఇంకా యాజ్ యూజువల్ కొంచెం ఎనర్జీ వస్తది కాబట్టి చేసుకుంటాను. ఇంకా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే ఏంటంటే, మార్నింగ్ టీ, ఈవెనింగ్ టీ 2 ఉంటాయి కదా! మార్నింగ్ టీ ఏంటంటే కాస్త హ్మ్, ప్రశాంతంగా ఉంటది నా మైండ్ అంటా, ఎన్ అంటే ఆలోచిస్తా ప్రణాళిక. ఇవాళ ఏం చేయాలి, అంతా బాగవ్వాలి ఆహ్, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు లేకుంటే, ఆహ్, కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆలోచించుకుంటూ అన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాను. లేదంటే ముందు రోజు ఏమన్నా ఉంటే ఆలోచిస్తాను. ఏమన్నా పెండింగ్ వర్క్స్ లేదంటే ఆహ్, ఫ్యామిలీతోనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మార్నింగ్ టీ తాగేటప్పుడు
హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. హుహు. ఓ హుహు.
ఇలాంటివి వస్తాయి. దీనికింత అయింది, దానికంత అయింది లేకపోతే ఈ సండే ఎక్కడికెళ్దాము అలాంటి జ్ ఫ్యా ఫ్యామిలీ గురించి మాట్లాడతాం.
హూహుహు. నిజంగా. ఇట్లా కూర్చున్నప్పుడే మనకన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. ప్రశాంతంగా ఈ టీ తాగడమో లేదా ఊరికే ఏమన్నా పనిలేక అలా కూర్చుంటే అండి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనలు కూడా.
అవునవును. అలా ఇంకా టీ అచ్చేసరికి, నేను నా బాల్కనీలో కూర్చుంటానండి. నాకు మాకు సన్‌సెట్ వ్యూ ఉంది లక్కీగా. సన్‌సెట్ చూస్తూ, హాయిగా నేను, మా వారు కలిసి తాగుతుంటాము. ఆయన కుడా టీ లవరే నాలాగా ఇంకా బావుంటది ఇంకా. యహ్!
హుహు. హుహు. సూపర్. హ్మ్. <chuckles> ఓకె సూపర్. ఇంకా అసలు గొడవే లేదు. హ్మ్.
ఇగ అప్పుడు ఆయన అడుగుతాడు "అంతా ఓకేనా? అంత మంచిదేనా? బానే అయిందా స్కూల్‌లో?" అంటే అప్పుడు ఇంక నేను ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి కదా. మా కొలీగ్స్ మధ్య జోక్స్ వేసుకుంటుంటాము, నవ్వుకుంటుంటాము. అవన్నీ చెప్తాను ఆయనకి. మేము ఇలా చేసాము. అలా చేశాము అని. తనకి సరదానే. ఎందుకంటే, ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆయనకి చెప్పడానికి ఎక్కువ ఉండవు. ఏముంటాయి వర్క్. <chuckles>
ఓకే. ఆ! అవునా? హ్మ్. ఓహో! ఓకే. ఆహా! ఓకే. ఆ! అవుని ఏముంది పాపం వాళ్ళు ఇంట్లో కూర్చొని చేయడం తప్ప ఇంకేం చేయలేరు <chuckles> వాళ్ళు.
అవునవును. ఇంకా అప్పుడు నేనే అవి ఇవి ముచ్చట్లు పెడుతుంటా. ఇంకా నా కోరికలన్నీ నా కోరికల చిట్టా విప్పుతా అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది, నాకు ఇది తినాలని ఉంది, నాకు ఈ డ్రెస్ కావాలి, అమెజాన్‍లో ఆర్డర్ చేసుకుంటా. <chuckles> యాహ్! యాహ్! ఇంకా నే నేనే అంట నేను మా వారు ఒక వన్ అవర్ మాట్లాడితే, అందులో ఫార్టీ ఫైవ్ ఇంటూ 50 మినిట్స్ నేనే మాట్లాడుతా. ఆయన పని ఏంటంటే, ఓకే నీ ఇష్టం. ఓకే. ఓకే. నీ ఇష్టం. <laughs>
హుహు. ఆహా! <laughs> ఓకే. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. ఓహో! ఇంతే. నిజంగా అందరు నియి అన్ని అందరూ అంతే అమ్మాయిలే ఎక్కువ మాట్లాడతారు అనుకోండండి నాకు తెలిసి.
<giggles> ఆ! అవును. అవును. ఆ!
హ్మ్. అబ్బాయిలు చాలా తక్కువ మాట్లాడుతారు. ఇలాంటోళ్ళకి ఇట్లాంటోళ్ళు దొరుకుతారు నిజం. అది మాత్రం వాస్తవం. హ్మ్.
<giggles> అవునండి. కొన్ ఇప్పుడు ఇద్దరు సైలెంట్ ఉన్న ప్రాబ్లమే. ఇద్దరు ఓవర్‌టాకింగ్ ఉన్న ప్రాబ్లమే. ఒకరు టాకింగ్ చేస్తే ఒకరు లిసెనింగ్ చేస్తుంటే పర్ఫెక్ట్‌గా సింక్ అవుతదనమాట.
మాట్లాడేవాళ్ళ <laughs> నిజమే. అవును. నిజమే నిజమే. మీకింక అసలు మీరు చేసే పనిలో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అసలా ఆప్షనే లేదు. అడుగుదాం ఆహ్, ద నేను మిమ్మల్ని ఏద్దామన్నాగాని.
అవునండి.
మీకు మరీ కోవిడ్ టైంలో ఎలా జరిగిందండి? కోవిడ్ టైంలో మీరు అప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారా?
ఆ! అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు.
హుహు. మీ క్లాస్‌లు ఇక్కడ్నించే.
వ ఆన్‌లైన్ క్లాస్ అయ్యాయి కదా! ఆ! అవును. ఇన్విజిలేషన్ కూడా ఆఖరికి మేము ఆన్‌లైనే చేశ్నము. అసలు వాళ్ళు కెమెరా ఆన్ చేసుకొని రాస్తుంటారు. ఆ పక్కన బుక్ ఉందా, వాళ్ళు పక్కన నుంచి ఎవరైనా చెప్తున్నారా కూడా మాకు అర్థం కాదు.
హుహు. హ్మ్. హుహు. అదే కదా! నిజమే.
<giggles> యాహ్! నిజంగా ఆ బ్యాచ్ ఒక 2, 3 ఇయర్స్ చాలా లక్కీ. అన్ని దాటేసుకొనొచ్చేసారు. <giggles> యాహ్!
అవునండి. ఈ ఈ 10థ్ ఎప్పుడు పాస్ అయ్యేవారనంటే కోవిడ్ బ్యాచ్ అంటున్నారు ఈ మధ్య కరోనా బ్యాచి.
అవును. అవునవును నిజమే. ఏమి రాదు వాళ్ళకి అప్పుడు ఏం చదువుకోలేదు. జస్ట్ అలా పాస్ చేసేసారు.
హ్మ్. అసలే అంతే! నిజమే అండి నిజమే. పొద్దున పూట అయితే మీ రొటీన్ ఎలా ఉంటుందండి? అంటే ఇంకా ఈ ట టీ తాగేసి, వంట చేసేసి, మళ్ళీ వర్క్‌కెళ్ళిపోయి ఇంకా ఇంతే నడుస్తూ
ఆ! అంతే. వంట అంటే బ్రేక్‌ఫాస్ట్ వరకు నేను చేస్తాను. లంచ్ వాళ్ళు చేసుకుంటారు మా మామయ్య వాళ్ళు. ఎందుకంటే, నాకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు వర్క్‌లో అక్కడే. యాహ్! బాక్స్ కట్టుకోవాలి అని ఏమి లేదు. ఆ! అక్కడే ఉంటది కాబట్టి అదంతా హెడేక్ ఏమి లేదు. పనికి మెయిడేలాగో ఉంది కాబట్టి అంత స్ట్రెస్ ఏమి ఉండదండి స్లో మార్నింగ్సే ఉంటాయి. ఏంటంటే, నేను జస్ట్ స్నానం చేసుకొని రెడీ అవ్వాలి అంతే మిగతాది
హుహు. ఆహా! ఒకే మీకు స్కూల్‌లోనే ఇచ్చేస్తుంది. ఓహో! హుహు. అంతే. అదే కదా! ఇప్పుడు అసలు ఇక్కడ పొద్దున్నే మనం వర్క్‌కి ఎళ్ళటానికి వచ్చిన తలనొప్పి వంట చేసుకోవటం అండి.
అవునండి. అవును. అయితే ఆ! నాకు లక్కీగా అది మా తోడికోడలు చేసి పెడుతది. <chuckles> నువ్వు ఏంటంటే, అ నానబెట్టడము మిక్సీలో ఎయడము ముందు రోజు గ్రైండింగ్ చేయడము చ చట్నీ నేను చేసేస్తా ఫాస్ట్ ఫాస్ట్‌గా. తను ఇడ్లీలు పెట్టడము, లేదంటే దోసలు వేసి ఇయడము అలా చేసేస్తుంటది. తను ఇంట్లోనే ఉంటది. ఇంకా తను హెల్ప్ చేస్తే అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి అంత కష్టమేమి అనిపించదండి. నిజంగానే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నందుకు ఇదొక పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు నేను సెపరేట్ ఉంటే అన్ని నేనే చేసుకోవాలి. మొత్తం ఏ టు జడ్ ఎంత కష్టం అసలు నిజంగా. యాహ్!
హ్మ్. ఓకే. బ్రేక్ఫాస్ట్. ఆహా! హ్మ్. హుహు. ఓకే. సూపర్. హుహు. ఒకళ్ళ మీదే హ్మ్. చేసుకోవాలి. అదే కదా! అవును. నిజమే నిజమే. ఇట్ల చేసేవాళ్ళు కూడా చాలా మందికి ఉండరండి ఇంక మీరు లక్కీ కాబట్టి మీకు చేసి పెడుతున్నారు. కొంచెం మీకు ఆ వర్క్ స్ట్రెస్ ఇంట్లో పని అనేది తగ్గుతూ ఉంటుంది కూడా ఈ టైమ్‌లో.
అంత లేదండి. మా మామయ్యకి నేను, నేను చేసినా ఆమెకైతే అస్సలే రావు వంటలు సరిగ్గా. ఆహ్, మేమిద్దరంలో ఎవరు చేసినా ఆయనకు నచ్చదు. <chuckles> అయినా చేసుకుంటేనే ఆయనకి నచ్చుతది. ఆ! ఆయన బానే చేస్తారు. అంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ ఎసి చేస్తారు. స్పైసీగా ఆ! పర్లేదు బానే చేస్తారు. కొన్ని కొన్ని కుదరవు. ఆయన చేసిన కూడా కుదరవు. అట్లాంటప్పుడు మేము ఇంకా ఆమ్లెట్‌లో ఏవో ఎసుకొని అడ్జస్ట్ అవుతుంటాం. అది.
హుహు. ఓహ్! ఆ పెద్దోళ్ళు అంతే ఉంటారు. హ్మ్. ఓహో! హుహు. ఓహో! ఓకే. ఓకే. అది కాక వాళ్ళకి తెలిసిందే లెండి. ఇదివరకు ఇక రుచులు కానీ ఇప్పుడు రుచులకి కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి నచ్చకుండా ఇక మనం ఏం చేయలేము ఎందుకంటే, మనం ఎలా నేర్చుకున్నామో అలా అయినా వండగలం కదా!
అదే కదా! అంటే ఇంకా నచ్చదు అనుకుంటూ తింటాడు. పులుపు ఎక్కువ ఉండాలండి ఆయనకి. ఇప్పుడు పప్పు చారులో పప్పు పులుపు ఉండాలి కానీ ఎట్లంటే ఆయనకి ఒక పుల్ల ఇట్లా తినంగానే ఫస్ట్ చింతపండే కనిపియాలనమాట. అంత పుల్లగా ఉండాలి కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది తనది మాది. అందుకని మేము వదిలేసినాం చేసుకుంటే చేసుకొని ఎన్ని రోజులు చేసుకుంటే చేసుకొని మన టర్న్ వచ్చినప్పుడు మనం చేద్దామని వదిలేసినాం ఇంకా.
హుహు. ఆ! <chuckles> ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. నిజంగా ఈ పని తర్వాత హ్మ్. అదేలేండి అర్థమైంది మరి చేయాలి ఇంక తప్పదు కదా. మనం ఎట్లో ఇది చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు హెల్ప్ అన్నా చేయాలి లేదంటే ఇంకేం లేదు.
ఆ హెల్ప్ చేస్తాం. అదే కదా! అదే అదే ఇంకేమి లేదు. ఇంక బయటకి బయటోళ్ళకి వెళ్లి "ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. నేను చేస్తే తిని కుసుంటుర్రు" అని చెప్పినా చెప్తరు.
<laughs> అదే వోచ్ అదే వస్తుంది రేపటి రోజు మాట ఖచ్చితంగా. హ్మ్. నిజంగా ఈ పని తర్వాత రిలాక్స్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? అసలు మీ జీవి మీ లైఫ్‌లో మీరు ఏం వర్క్ చేస్తారు? మీ రొటీన్ ఏంటి, అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదములండి.
అవునవును. ధన్యవాదాలండి.